అందులో ఎలా ఉంటుందంటే మన మెయిన్‌గా గవ్వలుండడం ఐడియా ఉందా అండి? గవ్వలతో ఆడుతుంటాము.
ఆ! గవ్వలు. ఆ! గవ్వలాట అది. ఆ! అష్టాచమ్మని గూడా అంటారు గవ్వలాటని. అవును.
ఆ! ఆ! గవ్వలాట అంటే మ అంటే మా సైడ్ అష్టచమ్మ అంట ఉంటారు అవిట్నీ.
అదే! ర లేదు అష్టాచమ్మ నేను విన్నాను. అదష్ట అదే కొంచెం గుర్తు తెచ్చుకుంటాను. అవునా? ఆ!
హ్మ్. వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరుగా పిలుస్తూ ఉంటారవిట్నీ ఆ! అష్ట చెమ్మ ఎలా ఉంటదంటే ఒక 4 గవ్వలతోటి గేమ్ ఉంటుందండి మొత్తం.
సరే. అంటే ఇలా చెయ్యి అటు ఇటు తిప్పడం అదేనా? ఆ!
అట్లా చేతిలో ఎసుకొని కింద వదిలేయడము, 1 పడితే 1 మూవ్ అవ్వాలి, 2 పడితే మూవ్ అవ్వాలి 4 పడితే మూవ్ అవ్వాలి. అలా ఎంటైర్ గేమ్‌లో ఫస్ట్ ఎవరైతే లోపడికెళ్తరో వాళ్ళు విన్నరన్నమాట.
ఆ! వాళ్ళు విన్నర్ అది. <chuckles> ఎంత
హ్మ్. అందులో చంపడాలుంటాయి, వదిలేయడాలుంటాయి అందులో గూడా.
ఆ! ఎంత బావుంటాయో గదా! ఆ! కంపుకోవడాలు <laughs> అది. శత్రువుని చంపడం. <chuckles> సరదాగా ఉంటుంది చక్కను. అది నా చిన్నతనంలో ఇంకా బావుంటాయి అవి ఆటలు.
అందులో గూడా చంపుకోవడాలు ఉంటాయా? అవునండి. చాలా బావుంటుంది. సరదా సరదాగా ఉంటుంది. మనా
అది. సమయం ఉన్నప్పుడల్లా అవి ఆడుకుంటూ ఉండొచ్చు చక్కాన అది.
అవునండి. ఆహ్, పెద్దవాళ్ళు అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారి తోటి ఆడేవాన్ను అక్కడ.
ఆ! అలా కూడాను.
వాళ్ళతో వాళ్ళు ఆడుతుంటే వాళ్ళతో పాటు నేను గూడా కలిసి ఆడేవాడిని.
ఆ!
అండ్ అక్కా చెల్లి, అన్నదమ్ముడు వాళ్ళతో గూడా ఆడేవాడిని.
అవును. అదే అందులో కొన్ని చిట్కాలు కూడా నేర్చుకున్నామన్నమాట ఎలా ఆడాలో?
ఎంతో మంచిగా ఉంటుంది. ఆ! నేర్చుకున్నాను. ఎలా చంపాలి? ఎలా ముందుకెళ్ళాలి?

ఆ! కబడ్డీ చాలా బావుంటుంది. ఆ! ఆ! అదే. ఆ!
కబడ్డీ, కబడ్డీ అవుట్‌డోర్ గేమండి అది. మన ఫిజికల్‌గా ఫిజికల్‌గా ఆడాల్సొస్తుంది. కానీ అది గూడా చాలా మంచి గేమండి.
ఆ! అసలు
అందులో గూడా చురుకుగా చురుకుతనం ఎక్కువ వాడాలండి అందులో.
ఆహాహా! అది. ఆ మెలుకువలు, ఆ ప్రత్యర్థిని గట్టిగా అది ఆ పట్టుకుని మన వైపు లాక్కోవడం ఇలాంటివన్నీ బాగా ఉంటాయేమో అందులో. ఆ!
ఆ చురుకుతనం మనం ఆ! ఆ! అందులో చురుకుతనం మెయినండి. అందులో చురుకుతనం లేకపోతే ఓడిపోతాం.
ఆహాహా! అంటే ఎప్పటికప్పుడు
మరి డిఫెన్స్ చేసుకోడం కాని రైట్‌వి ఆ!
ఆ! మనసంతా కేంద్రీకరించి, చురుగ్గా ఆలోచిస్తూ ఉండాలంటావు.
ఆ! మొత్తం ఇట్లా అలర్ట్‌గా ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పంగా చూస్తూ ఉండాలి. కా చూపు ముందు చూపు చూస్తూను అక్కడిక్కడ చూస్తూ ఉండాలి. గేమ్ ఎలా అయితుంది, ఎలా ఉంది, మనం డిఫెన్స్ యేస్తున్నామా, రైట్ వస్తున్నామా, వెళ్తున్నామా చూసి ప పట్టుకోవాలి పడేడం అంతా ఉంటుందండి. అది గేమ్
ఆ! ఆ! నువ్వెప్పుడైనా ఆహ్, దేంట్లోను నీకు అందులో నువ్వు బ బాగా దిట్ట అసలు. అందులో.
నేను ఆహ్, డిఫెన్సుకు దిట్ట అండి.
ఆ! డిఫెన్స్‌లో. చక్కగాను.
వచ్చిన వాడిని, వచ్చిన వాడిని ఇంకా బయటికి పంపిచ్చడమనేది ప్రసక్తి ఉండదండి. వచ్చి పట్టుకున్నానంటే ఇంకా వదిలేది ఉండదండి.
అంతే ఇంకా అలాగా మొసలి పట్టు అంటారు. ఆ! ఉడుం పట్టు. కరెక్ట్. మొసలి పట్టు. ఉడుం పట్టు. ఆ! ఇంకంతే మరి. అయిపోయింది.
ఆ! ఆ! ఉడుం పట్టు ఎలా ఉంటుందో అలా అండి. ఆ! ఉడుం పట్టు పట్టంటే ఇంకా వదులుండదు. పట్టుకున్నంటే వదలను వదిలనింక.
ఆ! <chuckles> చక్కగా.
అది గేమ్ బాగా ఆ ఉ పల్లెటూరులో బాగా ఆడతారు. నేను కూడా అప్పుడప్పుడు సెలవుకి వెళ్ళినప్పుడు, మా అమ్మమ్మ గారి ఊర్లో గాని అక్కడికి వెళ్ళినప్పుడు ఆడేవాడిని.
ఓహ్